వావ్! నిజంగానే ఎట్లా, ఎక్కడ ఎంతమంది జనాల్లో ఎక్కడున్నారో, ఏంటి అనేది చాలా ఇబ్బందవుతుంది. అయితే ఇప్పుడు మీరు మీ పాపకి ఎలాగైతే నంబర్ నంబరిచ్చి అది దాన్ని ట్రైన్ చేసారో, ఇంక చిన్న పిల్లలకి అంటే బాబు వయస్సు పిల్లలకి ఎట్లాంటి చేస్తారు? సూచన? హ్మ్.
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్, హ్మ్. ఇప్పుడు బాబుకి కూడా చెప్పామండి ఇక మొన్న మిస్సయ్యిండు గదా! ఇగ వాడికి కూడా ట్రైన్ చేసే టైమొచ్చేసిందని చెప్పేసి, నెంబరు చెప్పాం వాడికి. నెంబరు నేర్చుకుంటూ ఉన్నాడు. ఎ మే ఒకొ ఒకసారి ఏమైందంటే పాపకి హ్మ్, ఒకా హ్మ్, ఒక ఫోను లాంటిది కొనిచ్చామండి. ఆహ్, సో, దాంట్లో సిమ్మేసుకోచ్చు.
హ్మ్. హ్మ్. <giggles> ఆ! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. హ్మ్.
సిమ్మేసుకోచ్చు. తనతో పాటే ఉంటదన్నమాట. ఆ! అయితే తను ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చు. అయితే మేము ఉండేది అపార్ట్మెంట్ టైపన్నమాట. ఈ రోజుల్లో ఎంత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంటైన గూడా పరిస్థితులు నమ్మేటట్టుగానే లేవు.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. హ్మ్.